అంత బట్టి పట్టిచేస్తున్నారు పిల్లల చేత. అదొక మెషిన్ లాగా.
<clears throat> హ్మ్. ఇప్పుడు బట్ అంతే ఇప్పుడు మొత్తం అదే జరుగుతుంది. 1, 1, 2, 2, 3, 3 అయి బట్టినే గదా!
ఆ! బట్టినే గదా మరి!
ఆహ్, హుహు. వాడికి సబ్జెక్ట్ గురించి తెలీదు పాపం. ఏదో చదవమన్నారు ఒక పుస్తకం ఇచ్చారు లేదంటే ఒక ప్రింట్ ఔట్ ఇచ్చాడు. ఆ ప్రింట్ ఔట్ నేను చదవాలంతే. దానిలో ఉన్నది నేను దీసుకెళ్ళి అట్నే దీసుకెళ్ళి, రేపు ఎక్సామ్‌లో రాయాలి. అంతవరకే తెలుసు. వాడికి ఆ విలువ దానెది ఏంటిది? ఆ సబ్జెక్ట్ ఏంటిది? దాని గురించి ఏముంది క్లియర్‌గా? దానివల్ల ఏమవుద్ది? ఇప్పుడు ఒక హార్ట్ గురించి గుండె గురించి జెప్తే ఆ గుండె ఆ! <clears throat>
హ్మ్. అవునవును. అవును. హ్మ్, నాకు వివరంగా చెప్తే వాళ్ళకి కొంచెం నీట్‌గా అర్థం అవుతుందన్నమాట. బట్టి వల్ల ఏం అసలు జ్ఞానమే రాదండి.
ఏమి రాదు. ఆ గుండె పనితీరు ఏంది అని జెప్పి వాళ్ళకి వివరిచ్చాలి. కానీ, అట్లా గాకుండా ఒక పేపర్ ఇచ్చి, నువ్వు దాని ప్రకారం చదివి నువ్వెళ్ళి, ఆడ రాయంటే పిల్లలకి చదువనేది రాదండి. అంటే దీంట్లో మనకి చూడ హ్మ్.
అవును. అవును. హ్మ్. ముందు భయం ఒస్తుంది. ఆ భయం వల్ల వీళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు పిల్లలు.
స్ట్రెస్ ఫీల్ అవుతే ఇప్పుడు తల్లిదండ్రులేందంటే, వాళ్ళు చెప్పింది జస్ట్ వీళ్లింటికొచ్చాక ఒకసారి రాపిస్తారు. చదివిస్తారంతే.
హ్మ్. అందుకే అండి. మాక్సిమం కొంతమందయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళైతే కేవలం వాళ్ళకి ప్రభుత్వ పాఠశాలే ఉంటుందన్నమాట.
హ్మ్. హుహు. అవునవును. క
వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడానికి గూడా అంత ఆసక్తి చూపించరు. ఎందుకంటే హ్మ్. అంటే ఇప్పుడుండే కాంపిటీషన్ లైఫ్‌లో అయితే, అవసరం పిల్లకాయలకి మనం చెప్పలేము. అట్లనే ప్రభుత్వ స్కూల్లు చిన్నయని కాదు. అక్కడ గూడా మంచి మంచి టీచర్లున్నారు. మంచిగా చెప్తున్నారు కూడా.
<smacks lips> అంటే ఇచ్ కనిపిస్తందిప్పుడు మనకి. హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. అవును. అవును. నిజమే.
మీరు చాలా చక్కగా చెప్పారండి. అసలు విద్యార్థులు ఆ! చదువులో టీచర్ల పాత్ర ఎంత బాగుంటుందో అననేది విషయము. టీచర్లిలా ఉంటారు అనని చాలా చక్కగా వివరిచ్చారు మాకు. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నాకు కూడా అండి. మంచి మంచి విషయాలు కొత్త మీరు నన్నడిగి తెలుసుకొని, అన్నీ నా అంటే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగుంది. ధన్యవాదాలు.

ఇటీవల కాలంలోనే నేను ఒక సమస్యను చూసానన్నమాట. త ఆహ్, హ్మ్. మాకు తెలిసిన ఒక బాబు, మాళా ఒక అంటే, వాళ్ళ పేరెంట్స్ ఏందంటే, ఎట్లా నమ్మారంటే, క్రిస్టియన్ స్కూల్స్ అయితే చాలా ఆహ్, డిగ్నిఫైడ్‌గా, ఆహ్, కొంచెం మంచి పద్ధతిలో చదివిస్తారు పిల్లల్ని, అన్నట్లు ఫీల్ అయ్యి వేరే వాళ్ళు జెప్పారని జెప్పి ఈ సంవత్సరం ఏం జేశారంటే, బాబుని దీసుకెళ్ళి క్రిస్టియన్ స్కూల్‌లో వేశారు పాపం. అక్కడికెళ్తే కం మొత్తం రివర్సన్నమాట చెప్పాలంటే. అక్కడ టీచర్స్‌కి గూడా మ్యానర్స్ లేదు. టీచర్ ఎలా ఉందంటే, పేరెంట్స్ ఎళ్ళి పేరెంట్స్ మీటింగ్ రోజు పిల్లల్ని పిలిపిస్తారు గదా, అంటే ఆరోజు నేను గూడా వెళ్ళ వెళ్ళానన్నమాట వాళ్ళతోని అందువల్ల నేను ఫేస్ చేశాను ఇష్యూ.
ఓహో! అవునా! హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. అయ్యయ్యో! హ్మ్. అవునవునవును. ఓకే.
ఆహ్, అమ్మ ఆ టీచర్ ఏజ్ పెద్ద ఎక్కువవేం ఉండదు. చెప్పాలంటే ఒక 25 లోపే ఉంటదనమాట. 25 సంవత్సరాల లోపే ఉంటది. ఆ టీచరు ఆ పేరెంట్స్‌తో మాట్లాడే పద్ధతె‌లా ఉందంటే, ఆహ్, ఇట్లా అంటే ఆ బాబు అంట ఒకరోజు బాబుది బాక్స్ పెట్టి మామూలుగా ఇట్లా ప్రేయర్‌కి ఎళ్తారు గదండీ, ప్రేయర్ అసెంబ్లీ టైమ్‌లో. ఆహ్, అసెంబ్లీ టైమ్‌లో బాక్సె పెట్టేసి ఎళ్ళిపోతారు గదా వీళ్ళు. <coughs> వాడి బాక్సు హ్మ్. పెట్టెళ్తారు స్నాక్ బాక్స్ అనమాట. స్నాక్ అంటే టిఫిను. ఆహ్, ఒక 2 పీరియడ్లయిపోయాక మూడో మ గ్యాపొస్తది గదా! ఆ సమయంలో తింటానికనీ ఆ దోస ఏదో తీసుకెళ్ళాడంట. అయితే ఇట్ల వేరే పిల్లలు వీడు వాష్‌రూమ్ కెచ్చి ఎళ్లొచ్చి, హ్యాండ్ వాష్ చేసుకుందామని వాష్ రూమ్‌కెళ్లొచ్చేలోపు వాడి బాక్స్‌లో చేతులు పెట్టి మొత్తం తినేసారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవును. కిందంతా ఒక దగ్గర బెట్టేసి ఎళ్తుంటారులెండి. హ్మ్. హ్మ్. ఓకే.